ఇంకా వినాయక చవితి గూడా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామండి మేము.
ఇప్పుడు హ్మ్. అంటే ఎలా? అంటే ముందు రోజే అన్ని కొనుక్కొచ్చి ఇవన్నీ
ఆ! ముందు రోజే అన్నీ తెచ్చుకుంటాము. ఇంకా మా గల్లీలో మా సమ్ అందరు కలిసేసి డ్యాడీ వాళ్ళందరూ కలిసేసి మెయిన్ విగ్రహం పెట్టేసుకుంటారు. అవును.
విగ్రహాన్ని బెడతారు. ఓకే. ఎన్ని రోజులుంచుతారు?
9 డేస్ అండి. 9 డేస్ కంపల్సరీ ఉంచుతారు. ఇంకా కొంచెము అక్కడ సిట్యుయేషన్స్‌ని బట్టి లెవెన్స్ 11థ్ డే కంపల్సరీ ఇంకా. అప్పటిదాకుంచుతారింకా. అంతకు మించి ఉంచరు
ఓకే. అదేలెండి. 9 లేపోతే 11. 5, 7, 9, 11. అంతేనా?
ఆ! అవునవును. అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ వాళ్ళుంటారు గదా! పిల్లలు. వాళ్ళకి హాలిడేస్ సహకరించాలి. నిమజ్జనం కోసమే గదా! వెయిట్ చేసేది వాళ్ళు మెయిన్.
హ్మ్. అవును. అవునవును. హ్మ్.
సో, అందుకే మాక్సిమం నైన్త్ డే, 11థ్ డేకి కంప్లీట్ జేసేస్తారు.
ఓకే. ఓకే. మరి ఆ రోజు హ్మ్. ఆ రోజు ఎలా వండుకుంటారు? వినాయక చవితి రోజు?
ఇ అలాంటి ఫెస్ ఇంకా ఆ రోజు ఇంకా ఏ నార్మల్ అండి. పులిహోర, ఉండ్రాళ్ళు, కుడుములు ఇంకా పాల తాళికలు చేస్తారు...
ఉండ్రాళ్ళు, కుడుములు హ్మ్. ఓకే. ఓకే. హ్మ్.
అది చాలా ఇష్టం గదా! వినాయకునికి. అది జేసుకుంటాం మేము మంచిగా. ఈ ఇయర్ వినాయక చవితి ఇంకా స్పెషలండి. మేము న్యూగా హౌస్ తీసుకొనేసి నేనే హ్మ్ ఓన్‌గా సెలబ్రేట్ చేసుకున్నా. ఆ! థాంక్ యూ. థాంక్ యూ అండి.
ఓకే. నైస్. హ్మ్. ఓహ్! నైస్. కంగ్రాట్స్. <chuckles> ఓకే. ఇంకా అసలు మీ ఇల్లు ఇంకా ఇంకా డెకరేషన్ అని ఇట్లా ఎలా చేసుకున్నారు మరి ఈస్ ఈ సంవత్సరం?
యాక్చువల్‌గా 2 డేస్ ముందే వచ్చేసామండి. హడావిడి అయిపోయింది గానీ, మేము నేను నా హస్బండ్ పిల్లలు మంచిగా రిలాక్స్‌గా పీస్‌ఫుల్‌గా చేసుకున్నాము. అంత హడావిడి అదంతా చేయకుండా, ఉన్న దాంట్లో హ్యాపీగా చేసుకున్నా.
హ్మ్. ఓకే. ఓకే.